ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా కూడా అది సక్సెస్ అవ్వలేము.
అవును.
విఫలమే ఎదురవుతుంది. అలాంటప్పుడు మనము మళ్ళీ, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే, అలా పడిపోయాం కదా! అని కూర్చుంటే మళ్ళీ గెలవలేము. ఒకవేళ మీకు కనుక జీవితంలో ఎప్పుడై‌నా ఇలాగా విఫలం ఎదురైనప్పుడు మళ్ళీ మీరు పైకి లేగవడానికి ఎలాంటి మార్గాలున్నాయి. అంటే ఏవి అనుసరిస్తూ ఉంటారు ఎక్కువగా?
అవునవును. అవును. అవును. అంటే నిజం చెప్పాలంటే ఒక రహస్యం అనేది ఏమి లేదు. అంటే ఒక ప్లాన్ అనేది ఏమి లేదు. అంటే దాన్ని చిన్న, చిన్న నిజాయితీ నిర్ణయాలే ఆహ్, నన్ను మళ్ళి తిప్పుతాయని అంటే మళ్ళీ లేపుతాయి అని నేను నమ్ముతాను అండి. ఫస్టు ఎలా అంటే ముందుగా నేను పడిపోయాను. అనేది నేను అంగీక‌రీ అంగీకరిస్తాను అన్నమాట. అంటే దాన్ని నేను పట్టించుకోను ఫస్టు. అంటే నన్ను నేను దాన్ని దాచుకోనన్నమాట. అంటే నేను అంగీ అంటే ఎట్లా అంటే నేను నన్ను నేను మోసం చేసుకోను ఫస్టు.
వావ్! హ్మ్. అదే. అంటే ఇప్పుడు ఒకటి ఫెయిల్యూర్ వచ్చింది అంటే అది మీరు యాక్సెప్ట్ చేస్తారు. న ఇది నేను ఫెయిల్ అయ్యాను అన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు.
అది. ఆ! ఆక్ ఇప్పుడు అవును. డెఫినిట్‌గా ఆ ఫెయిల్యూర్ అనేది నాకు ఫెయిల్ అయింది అంటే ఆ ఫెయిల్యూర్ అనేది నా సైడ్ నుంచి పక్క వస్తుంది అది. సో, దాన్ని నేనె
హ్మ్. అది ఎక్కడ తప్పు ఉందో కూడా గమనిస్తారు.
హ్మ్. దాన్ని నేను, నేను ఎట్ల అంటే నన్ను నేను మోసం చేసుకున్నా, నేనెందుకు ఫీల్ అయినా! అది ఇప్పుడు సపోజ్‌గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్‌గా నేను ఎగ్జామ్ రాశాను. నేను ఎగ్జామ్ రాసాను అంటే నేను కొంచెం ఏమేమో అంటే పేపరిచ్చారు. నాకు రాలేదు. అయినా నేను ఏమేమో, ఏమేమో రాసాను. అంటే పేపర్ మొత్తం నింపాను ఆ క్వెషన్‌కి పేపర్ మొత్తం నింపాను. దానికి రిలేటెడ్ అంటే రిలేటెడ్ అంటే మనము ఒక దాన్ని పట్టుకు అంటే ఒక వర్డ్‌ని పట్టుకొని దానికి దాన్నే మనం రాస్తూ, రాస్తూ, రాస్తూ ఉంటాము. అప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇన్విసిలేటర్ అనేది ఇన్విసిలేటరా పేపర్ తిద్దే వాళ్ళు అనేది ఉంటారు. వాళ్ళు ఆ టైమ్‌లో ఆ!
హ్మ్. హ్మ్. అవును. అవును. ఇవేల్యుయేటర్స్ ఉంటారు. వాళ్ళకర్థమైపోతుందా? మనం ఏమి రాసామనేది.
ఆ! వలము వాలక వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఆ స్థాయికి ఉన్నారంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఏమి రాసామో. సో, అప్పుడు మనం ఎట్లా అంటే, ఏ! మనమేం చేసినాం మనం రాసేది రాసినాము. మొత్తం సారెయ్యలేదు అన్నట్టు మ అక్కడ అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ మనం సరిగ్గా రాస్తే
అవును. నిజంగానే. చాలా మంది ఇలాగే రీజన్ చెప్తారు. పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు? అంటే, నేను బానే రాసా. దిద్దేవాళ్ళు సరిగ్గా దిద్దలేదు. పేపర్ కష్టంగా వచ్చింది. నిజంగానే ఇలాంటివి చాలా వస్తాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. దిద్దే వాళ్ళు ఏ మూడ్‌లో దిద్దారో అన్నట్టు మాట్లాడుతా ఉంటారు. సో, నేనేమంటానంటే ఆ విషయంలో ఆహ్, అసలు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే, మనం సరిగ్గా రాస్తే అది వాళ్ళు పేపర్ దిద్దే వాళ్ళు ఏ మూడ్‌లో ఉన్న మంచి గేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిమార్క్ వస్తుంది. మనం రీ‌వాల్యుయేషన్ పెట్టినప్పుడు అయి‌నా వాళ్ళకి రిమార్క్ వస్తుంది. సో, ఆ సందర్భంలో మనం మంచి‌గా రాస్తేనే మనకి మంచి మార్కులు. సో, నాకు అట్లాంటిది ఏమైనా జరిగితే నాకు నేనే అనుకుంటాను. నాకు నేను ఫెయిల్ అయ్యాన కు అనుక్ సరే పేపర్ తిద్దలే‌దేమో అనుకుంటానేమో కాని బయట మాత్రం
అవును. ఖచ్చితంగా. అవును. ఓకే. అంటే మనకు తెలిసిపోతుంది కదా! అయితే మీరైతే ముందే అనుకుంటారు, నేను ఎంత రాసానో అన్నే మార్కులొచ్చాయి. దిద్దే వాళ్ళ‌దేం తప్పులేదు అని చెప్పి మీరే మీ తప్పును అంగీకరించుకుంటారు.
హ్మ్. అవును. అవును. అవునవును. డెఫినిట్‌గా. మీరు చెప్పినట్టు నాకు నేనెంత రాసాను నాకు అన్ని వచ్చినాయి అని నాకు నేను చెప్పుకుంటానన్నమాట. ఇంకోటేంటంటే నన్ను నేను ఎప్పుడు తక్కువగా మాట్లాడుకోవడం ఆపేస్తాననమాట. అంటే నాకు నేను తక్కువ అంటే నాకు నేను ఏమి చేయలేను
ఓకే. అంటే మిమ్మల్ని మీరు చెప్పాలంటే సెల్ఫ్‌లవ్ అంటారు చూసారూ! అలా మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు.
ఆ! హ్మ్. అట్లా ఎట్లంటే ఫెయిల్యూర్ తర్వాత ఆహ్, మీరన్నట్టు సెల్ఫ్ లేవ్ దగ్గర సెల్ఫూ బ్లేమ్ అనేదొకటుంటుంది గదా!
అవును.
ఆ! అది నేను ఎక్కువగా నాకు నేను అనుకోననమాట. నేనెందుకు చేయలేదు అనేది ఎప్పుడు దాని మీదే ఆలోజిస్తా ఉంటాను. నేనెందుకు చేయలేదు నాకెందుకు రావట్లేదు అనేది దాని మీద ఎక్కువ ఆలోజించడం వల్ల నాకేమవుతుందంటే, అంటే దాని మీద నాకు ఫోకస్ పెరుగుతుంది. నేను దేన్ని సరిగ్గా చేయట్లేదు దాని మీద ఫోకస్ పెరగడం వల్ల నాకు ఎట్లంటే ఫెయిల్యూర్ కన్నా కొంచెం సక్సెస్ రావడానికి ట్రై ఉంటుంది గదా!
ఓహో!
సో, ఆ విషయంలో నేనేం జేస్తానంటే కొంచెం మంచిగా అంటే దాని మీద ఫోకస్ చేయడము, దాని మీద వర్క్ చేయడము స్టార్ట్ జేస్తాను. సో, నాకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా నా వర్క్ ఉన్నప్పుడు నా రిజల్ట్ అనేది ఉంటుందని నాకు నేను చాలా నమ్ముతాననమాట.
అంటే హ్మ్. ఓకే. నిజంగానే ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు అర్థం జేసుకున్నప్పుడు, మీకు మీరు నచ్చ జెప్పుకున్నప్పుడు, మీ తప్పు ఎక్కడ చేస్తున్నారో గ్రహించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి విఫలమైద్దేమో! తర్వాత తర్వాత ఎప్పటికైనా గాని సక్సెసే వస్తుంది. అయితే మీకెప్పుడైనా గానీ ఇలా పరీక్షలో ఒకసారి మీకు అనుభవం అయిందన్నారు కాబట్టి, జీవితంలో కూడా మనవేంటంటే, కొంతమందిని నమ్ముతాము. కుటుంబ సభ్యుల్ని గానివ్వండి, స్నేహితుల్ని గానివ్వండి, ఇప్పుడు మనకొక దాంట్లో విఫలమయ్యాము అంటే మన చేతులారానే కాదు. కొన్ని, కొన్ని సందర్భాల్లో మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ బట్టి గూడా అవుతుంది. మీ కుటుంబ సభ్యుల వళ్ళ, మీ స్నేహితుల వళ్ళ ఎప్పుడైనా మీకేదైనా నష్టం కలిగిందా?
హ్మ్. అవును. హ్మ్. అవును. అవునవును. అవును. అవును. అవును. అవును. ఏహ్! డెఫినిట్‌లి అండి. నాకు ఎక్కడ నష్టం కలిగిందంటే. నేనొక అంటే అంటుంటారు గదా, మాట ఇస్తే తప్పొద్దు లేకపోతే ఇవ్వద్దు అనేసి.
నిజమే. అవును.
అట్లా నాకు ఏం జరిగిందంటే ఒకసారి మేమందరము ఎట్లా అంటే, మేము ఎట్లంటే ఒక బిజినెస్ పెట్టామనమాట. అంటే, అది బిజినెస్ ఎట్లా అంటే కార్ బిజినెస్ అది. ఆహ్, కార్ వేరే వాళ్ళకి రెంట్ ఇయ్యడం అనమాట.
ఓకె. ఓకె.
సో, ఆ సందర్భంలో మేమందరం ఏకగీ అంటే ఏకగ్రీవంగా పెట్టినాం. ఏకగ్రీవం అంటే, నాయి ఖర్చులు అన్ అంటే ఖర్చులు దాని మీద ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాదే.
హ్మ్. ఓకె.
కానీ, ఇక్కడేం జరిగిందంటే వాల్ నేను వాళ్ళ మీద అంటే, నాకూ, నాకు డ్రైవింగ్ వచ్చినా నేను డ్రైవింగ్‌కి పోను. అంటే డ్రైవింగ్ అది ఆహ్, 12 ఆహ్, 12-16 అవర్స్ అట్లా చేయాలి ఇదే డ్రైవింగ్. మనతో అంత అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. సో, ఆల్రెడీ వాళ్ళు దాంట్లోనే చేస్తున్నారు. సో, వాళ్ళతో నేను ఫ్రెండ్స్‌తో ఒక మాట్లాడే మాట్లాడాను అనమాట ఫస్టే. ఫస్ట్ మాట్లాడి, ఆహ్, మ మనకి దీంట్లో ఎట్ల ఉంటుంది, దీన్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? మనకు లాభం ఎట్లా ఉంటుందని మాట్లాడాను. సో, ఆ టైం
అవును. అవును. ఓకె. హుహు. ఎంత చేయాలి. ఓకె.పెట్టుబడి ఎంత పెట్టాలి? మనకెంత తిరిగి వస్తుంది రాబడి అనేది ముందుగానే వాళ్ళని అడిగారు. మరి క్లియర్‌గా చెప్పారా వాళ్ళు?
ఆ! హ్మ్. సో, ఆహ్, టైంలో నాకు వాళ్ళు చెప్పారనమాట. సో, నువ్వు ఇంత ఇంత పెడితే ఇంత వస్తుంది అనేసి చెప్పారు. సో, ఆ టైంలో నేను కా కాలిక్యులేట్ అంటే నేను పెడుతున్నాను. నా పెట్టుబడి పెడుతున్నా అంటే నాకు నా నాకు కాలిక్యులేషన్ ఉంటుంది కదా!
హ్మ్. అంతే గదా! మరి.
సో, నాకు నేను కాల్కులేషన్ జేసుకున్నాను, ఓకె. అంటే అది ఎట్లా అంటే వారం వారం ఉంటుందన్నమాట దాని కాల్కులేషను. సో, దాని మీద నేను కాల్కులేషన్ ఏసుకున్నాను ఓకె. ఆల్‌రైట్. ఆ! నాకింతొస్తున్నయి, ఇంత ఖర్చుకి బోతున్నాయి అన్నట్టు, నాకు నేను పెట్టుకున్నాను. సో, నేనిగ
అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళనేమైనా డబ్బు సాయం అడిగారా?
లేదు లేదు. నా దగ్గరున్న దాంట్లోనే నాకు, నాకు అయినత్ అంటే నాకు వీలైనంత వరకు నేను హ్మ్, పెట్టుకోగలిగాను. సో వాళ్ళని అడి అండ్ నెక్స్ట్ వాళ్ళు సలహాలడిగిన అయితే, మీరు ఇట్లా నేను కార్ దీసుకుందాం అనుకుంటున్నాను, మీరేమైనా తోలగలరా? అంటే మీరు ఆల్రెడీ వేరే దగ్గరికి యెళ్తున్నారు వాళ్ళు. అంటే వేరే వాళ్ళ దగ్గరికి యెళ్తున్నారు. అదే నేను దీసుకుంటే నా దగ్గర ఉండండి, అక్కడేదో చేసేది నా దగ్గర చేయండి.
ఓకె ఓకె. మంచి పని. హ్మ్. అంతే గదా! మనం కలిసి చేసుకుందాము, అన్నట్టుగా మీరడిగారు.
హ్మ్. అదేదో నువ్వు అంత దూరం అయినా అది ఆహ్, అది ఆ డ్రైవింగ్ చేయడానికి ఆయన దాదాపుగా ఆహ్, 12 కిలోమీటర్స్ వెళ్ళాలి. అదేదో ఆహ్, నేను దెచ్చినప్పుడు నా దగ్గర ఆయనకి ఎప్పుడు పోవాలనిపిచ్చినప్పుడు, నా దగ్గరున్నప్పుడు ఉంటే ఆయనకెప్పుడు బోవాలొచ్చినప్పుడు పోతాడు గదా. సో, నేను ఆపితే
ఓకె. అంతే గదా! మనం గూడా జీతం ఇస్తాం కదా!
హ్మ్. సో, నేను ఆ ఉద్దేశంతో ఏం జేశానంటే, ఆహ్, నేను తీసుకొస్తాను. నువ్వు ఏమి జేయకు. నువ్వు ఎప్పుడు పోవాలంటే అప్పుడు పో. కానీ, నాకు ఎట్లా అంటే ఖాళీగా ఉండొద్దు. నువ్వు గాకపోతే ఇంకొకళ్ళు. ఇంకొకళ్ళు గాకపోతే ఇంకొకళ్ళు. అది 24 అవర్స్ నడుస్తా ఉండాలి అన్నట్టు నేను మాట్లాడిన.
మంచి పని చేసారు. చాలా మంచి ఆలోచన గూడా.
సో, ఆ టైమ్‌లో హ్మ్. సో, ఆ టైమ్‌లో నే ఆయ ఆయన ఏమన్నారంటే, ఆహ్, ఎందుకు బ్రో ఇట్లా ఆగ్ ఎందుకు ఆగుతది? నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఒక 12 అవర్స్, ఆయన ఒక 12 అవర్స్ ఇద్దరు తీసుకుంటరు. అప్పుడు నీకు ఖాళీగా ఉండదు. నీకు నాక్ నీకు, నీకు నష్టం అనేది గూడా ఏమి ఉండదు అన్నట్టు మాట్లాడారు. సో, ఇది ఒక మంచి విషయమే అన్నట్టు నేను ఏం జేశాను, నాకు అంటే రోజువారీ ఖర్చులు ఎళ్ళడానికే అది. నార్మల్‌గా అది స్టార్ట్ చేశాననమాట. అయితే తీసుకున్నాము. నడుపుతుంది. తీసుకున్నాము. నడుస్తుంది అట్లా ఒక 1 మంతవుతుంది. 1 మంతయింది.
ఓకే. ఓకే. హ్మ్.
1 మంత్ తర్వాత వాళ్ళు ఏం జేశారంటే. అంటే ఆ 1 మంత్‌లో నేను చాలా ఎక్స్‌పిరియన్స్ అయ్యాను అనమాట. ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ తీసుకోవడము. ఆహ్, నెక్స్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికేళ్ళడము. ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికిక్కడికేళ్ళడము. నెక్స్టూ టూర్స్‌కనీ, ఇవి ప్లాన్ జేస్తా ఉన్నారు. అంటే
ఓకే. అర్రెరే! మీరెప్పుడూ ఖండించలేదా? ఇలా వద్దు. బిజినెస్ అవర్స్‌లో ఇంటికెళ్ళొద్దు. నాకు చెప్పే వెళ్ళండి. సెలవులు ఇన్ని సెలవులు అయితే ఒప్పుకోను. అట్లా మీరేమీ హెచ్చరించలేదా మరి?
యాహ్! డెఫినెట్లీ. నేను వాళ్ళని ఇట్లా గట్టిగా అంటే గట్టిగా హెచ్చరించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ ఆహ్, నేను అంటే నేను వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాను. ఇట్లా బ్రో మీ మీద నమ్మకంతో నేను తెచ్చింది. మీరెందుకు అట్ ఆహ్, అటు టూర్‌కని ఇటు ఇంటికని ఎళ్తున్నారంటే? వాళ్ళప్పుడు వాళ్ళ రియా వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉంటుందంటే? ఆహ్, కనీసం ఇది గూడా చేయొద్దా? అన్నట్టు ఉంది. దానికి మనమేం చేద్దాం. ఆహ్, ఇప్పుడు అన్నీ మూసుకొని నేనే ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో, ఒక ఆహ్, నెలలో
హ్మ్. ఓకే. అంతే. అంటే మనకి ఒక మొహమాటం ఉండిద్దండి. ఆహ్, మన ఫ్రెండ్సే గదా! గెట్టిగా అరవలేము. అది వాళ్ళకేమవుతుందంటే చులకన భావం అయిపోతుంది. మనోడు ఏమి అనడులే
అవును. అవునవును. నాకు తెలిసి నాకు ఇప్పుడు అర్థం అయితుంది. నాకు తెలిసి అదే అయిందేమో. అంటే ఆ బిజినెస్‌ని ఇప్పుడు వదిలేసాను. సో, నాకు తెలిసి అది ఇప్పుడే అయ్ ఆహ్, అంటే అది అయిందేమో అనిపిస్తుంది. సో, ఆ టైమ్‌లో వాళ్ళు ఎట్లా అంటే, ఎక్కడ పడితే అక్కడికేళ్ళడము అది, ఇది చేయడం చేసారనమాట. సో, ఇగ నాకు నచ్చలేదు. నాకు, నాకు కావాల్సింది ఏంటి బిజినెస్సు. వాళ్ళు ఎట్ల అంటే తా వాటికి, వాటికి సరిపోతే సరిపోతుంది. నాకు రాకపోయినా ఏమి కాదు అన్నట్టు నేను అనుకున్నాను.
హ్మ్. అబ్బా! హ్మ్. అవును. ఓకే. అయితే, ఇప్పుడు మొత్తానికి
బట్, ఎండ్ ఆఫ్ ది డే ఎట్లంటే, నా జేబులో నుంచి దానికి పెట్టాల్సిందొచ్చింది.
అక్కయ్య. అంటే, మీరే తిరిగి ఆహ్, దానికి ఎప్పుడుకప్పుడు పెట్టుబడనేది మీరే పెడుతూ ఉన్నారు. ఇంక రాబడి ఒచ్చేదే లేదు.
ఆ! నేనే పెడుతూన్నా. <smacks lips> ఆ! నేనే పెడుతూ ఉన్నాను. నాకు నా జేబు అంటే, నేను చేసిన కష్టం నుంచే పెడుతున్నాను. దానికి దానికి సరిపోయేటట్టు గూడా చెయ్యట్లే వాళ్ళు. ఎలా అంటే, వాళ్ళకిష్టమొచ్చినప్పుడే పోడము అంటే, ఇప్పుడూ మనం నార్మల్‌గా నేను మాట్లాడేదెట్లంటే, ఊబర్ గురించుంటుంది గదా! ఊబర్, రాపిడో ఇవి. సో, ఇవి వాళ్ళు కార్‌లు రెంట్‌కిస్తారు గదా! అట్లా నేను తీసుకున్నాననమాట.
హ్మ్. అవును. అవును. అర్థమైంది. మీరు కార్ గరాజ్‌ని ఒక రెంటల్ పర్పస్‌లో తీసుకున్నారు, కానీ కార్ వాళ్ళు తీసుకెళ్ళకుండా, సమయానికి రాకుండా, మీ కష్టాన్నంతా కూడా వృధా చేసేశారు చెప్పాలంటే.
హ్మ్. సో, ఆ! ఆ! సో, వాళ్ళు టైమ్‌కి అంటే, వాళ్ళు నేను ఫస్టు మాట్లాడేటప్పుడెలా జెప్పారంటే, నేను ఈ టైమ్ నుంచి ఈ టైమ్‌కిటు రోజు వెళ్తాను. నేను ఇంకొకళ్ళు ఈ టైమ్ నుంచి ఈ టైమ్‌కి రోజూ వెళ్తారు. నీకేం టెన్షనుండదు మాట్లాడు, బట్టు లాస్ట్‌కి ఒచ్చే ముందేమైందంటే, తెచ్చిన తర్వాత ఏం లేదూ. హ్మ్, ఆహ్, ఖాళీ మాట అంతే చెప్పారు వాళ్ళు.
షిఫ్టు వారీగా. ఓహ్!
సో, ఇంగ నేను ఫ్రెండ్స్ కాబట్టి, నేనేం మాట్లాడలేకపోయాననమాట.
మీరేమ మరీ అంత మొహమాటకపోతే మీరు ఆహ్, అనుకోలేదా? అమ్మో! నేను మొహమాట పోకూడదు, ఇప్పుడు నాకు నష్టవొచ్చిద్ది, ఇప్పుడు నే కిందకి పడిపోయాను అంటే, మళ్ళీ ఎంత పెట్టుబడి పెడితే నాకు, ఇది సక్సెసవుతుంది అని భయమెయలేదా మీకు?
ఆ! వాళ్ళకే విషయం గూడా, వాళ్ళకు గూడా అర్థమయితుందండి, ఈన లాస్‌లోనే ఉన్నాడు అని వాళ్ళకు గూడా అర్థమైంది. వాళ్ళు గూడా అంటుంటారు, "ఏంది బ్రో ఈ లాస్‌లోనే ఉన్నావు?" అని వాళ్ళు గూడా వాళ్ళు వాళ్ళకు గూడర్థమయితుంది. వాళ్ళు గూడంటే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం మారలేదండి, ఫైనల్‌గా చెప్తున్నాను. ఎలా అంటే, వాళ్ళది వాళ్ళే చూసుకున్నారు, గానీ మరి ఈ ఈన ఇట్లా చేస్తుండు, ఈనట్లా ఉంటుండనేది కొంచం గూడా మారలేదు. ఇగ నాకేం జేషినా, ఇప్పుడు ఫ్రెండ్సండి. వాళ్ళనేమనలేము. హ్మ్, అన్నా వాళ్ళు మారలేదు. ఇప్పుడింకోటేంటంటే
అయ్యయ్యో! హ్మ్. నిజంగానే. అసలు ఈ ఫ్రెండ్స్‌ని నన్నడిగితే చెప్పనా అండి? నన్నడిగితే నాకేమనిపిస్తుందంటే, మీరు చెప్పింది వినిని తరవాత, అసలు ఫ్రెండ్సనే వాళ్ళని, బంధువులనే వాళ్ళని, వ్యాపారంలోకి అసలా తో ఆహ్, కో పార్ట్‌నర్స్‌లాగా పెట్టుకోగూడదండి. ఇలాంటి మొహమాటలకు పోవాల్సొస్తుంది.
నేనూ అవునండి. అవును. డెఫినిట్లీ. ఇంకోటేంటంటే, నాకూ, వాళ్ళనీ నేననకపోవడానికి రీజనింకోటి. ఒక మెయిన్ రీజనుందండి. అదేంటంటే, నాకూ వాళ్ళు తప్ప ఇంకొకా తెలిసిన వాళ్ళ డ్రైవర్‌లెవ్వరు లేరు. నాకెవ్వరు దొరకట్లే. వాళ్ళనీ ఏమైనంటే, ఆహ్, ఏమంటరూ? నెక్స్ట్ అసలకి అప్పడికప్పడే, అప్పడికప్పడే ఒదిలేస్తే, కొంచం నాకింకా ప్రాబ్లమ్. ఒక మంతయిన తర్వాత ఒదిలేస్తే, నేను ఆ మంత్‍లో ఏదోకటి కాలిక్లేట్ జేసి నాది నుండా లేకపోతే బయట బయట నుండా తెచ్చిచ్చేవాడిని.
ఏంటంటే అయ్యో! అవును.
అట్లా చేయడం వల్ల, నాకిగా అప్పటికప్పుడు నేను వాళ్ళని ఏమి అనలేకపోయినా చిన్నగా
మరి ఏం చేసారు? ఇప్పుడింత నష్టపోయారు కదా!
చిన్నగా ఏం చేశానంటే, ఆ కారు ఆ రెంటల్‌కి తీసుకున్నా కదా! ఆ రెంటల్ బేస్ మీద వాళ్ళకిచ్చేసిన ఆహ్, కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి ఇగ నేను నా, నా సైడ్ నుంచి నాకు లాసున్నా, ఇగ అన్నీ మూసుకొని కూర్చున్నానండి. వాళ్ళకి కూడా తెలుసు నేను లాస్‌లో ఉన్నానని. అయినా వాళ్ళు ఇగ మారలేదంటే, ఇక వాళ్ళనడగడము, వాళ్ళతో చేయడము వాళ్ళతో బిజినెస్ చేయడం కూడా నాకు తప్పు అనిపించింది. సో, నేను ఆ టైమ్‌కి ఆపేశాననమాట. నాకిది వద్దు అనేసి.
అవును. అంతే. అంటే ఇప్పుడు మనకి ఒకసారి ఆ! అంత నష్టం కలిగించిన తర్వాత, మళ్ళీ చేయాలని ఎవరికీ ఆలోచన వస్తుంది? మరి మీరు అంత నష్టపోయారు. అంత కిందకి పడిపోయారు కదా! మళ్ళీ తిరిగి లెగవడానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించారు? ఏమన్న మళ్ళీ వ్యాపారం చేశారా? మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవటానికేం చేశారు?
ఆహా! అవును. డెఫినెట్లీలీ నేను ఆహ్, అది ఆ బిజినెస్‌లో నేను మీరు చెప్పినట్టు ఆ బిజినెస్‌లో మళ్ళీ లేవడానికి చాలా మందిని అంటే, చాలా మందిని ట్రై చేశాననమాట. అంటే ఆహ్, ఎలా అంటే బయట, బయట మందిని ట్రై చేశాను. వా వాళ్ళతో ఒక టూ టు ఆహ్, 2-3 వీక్స్ నడిపాను. వాళ్ళు కూడా సేమ్. అంటే, వాళ్ళు బయట వాళ్ళే. అంటే, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు గూడా. వాళ్ళు గూడా సేము ఆహ్, హ్మ్ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, పోతున్నారు హాలిడేస్, గీలిడేస్ అన్ని తీసుకుంటున్నారు. అప్పుడు నాకు ఒకటి అనిపించింది. వీళ్ళతో అసలు, వీళ్ళతో సెట్ అయ్యే పనే కాదు. వీళ్ళు సెట్ అవ్వాలంట్ అంటే, ఈ బిజినెస్ సెట్ అవ్వాలంటే, నాకు బయట నుంచి నాకు తెలియని వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ కాని వాళ్ళు. వాళ్ళకి, వాళ్ళకి, వాళ్ళకి ఫ్రెండ్స్ కాని వాళ్ళు మాత్రమే
ఓకె. ముఖ పరిచయం లేని వాళ్ళు కావాలి అనుకున్నారు.
ఆ! ఒక పరిచయం లేని వాళ్ళు వస్తేనే ఇది మంచిగా జరుగుతుంది, మంచిగా నడుస్తుంది అనేసి, అని నేనేం చేశాను, ఆ ఆలోచనలతోనే ఇగా ఉండిపోయాననమాట. ఇప్పుడు ఆ రెంటల్ బేస్ మీద తీసుకున్న వెహికలు వాళ్ళ కంపెనీలోనే ఉంది. నాకొక మంచి పర్సన్స్ కోసం నేనెతుకుతున్నానిప్పటికి వెతుకుతున్నాను. వాళ్ళు దొరికినప్పుడు, నేనది మళ్ళీ తీసుకొనొచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడమా? లేకపోతే
ఓకె. మంచిగా ఉండీదండి బిజినెస్సు. అంటే నిజంగానే, మీకు మీ ఆహ్, ఏవంటారు మీ వ్యవధికి తగ్గట్టు ఒక మంచి వ్యక్తి దొరికితే, మీ వ్యాపారం ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మరి ఇన్ని సార్లు ఒడిదుడుకులు వస్తున్నప్పుడు, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు?
అవును. హ్మ్. అంటే, డెఫినెట్‌లీ ఇంట్లో వాళ్ళు ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయడానికి ఆహ్, చెయ్యరు కదా! ఇప్పుడు మనకి ఇలా ఇప్పుడు ఎవ్వరైనా ఈ టైమ్‌లో మనకి లాసొస్తుందంటే వదిలేయమంటారు.
ఖచ్చితంగా వదిలేయమంటారు. నిజమే.
ఆ! సో ఆ టైంలో గుడా వాళ్ళెలా అంటే, అంటే మనకి ఇప్పుడు ఒకవేళ మన దగ్గర డ్రైవర్సు మన దగ్గర అన్నీ ఉన్నారనుకోండి. అది తీసుకోవడానికి పెద్ద మ్యాటర్ కాదు. సో మన దగ్గర లేనప్పుడు వాళ్ళు కూడా అంతే చెప్పారు, మన దగ్గర లేనప్పుడు అవసరమా మనకు అన్నట్టు మాట్లాడారు. సో బట్ నేను అప్పుడు వినలేదు. వీళ్ళు ఉన్నారు కదా! హ్మ్, వీళ్ళ మీద నమ్మకం ఉంది కదా అనేసి నేను తీసుకున్నాను. బట్ ఇక ఫైనల్‌గా అదే జరిగింది.
అవును ఎందుకు ఇన్ని సార్లు నష్టపోవడము? హ్మ్. మరి వాళ్ళకి ధైర్యం ఎలా చెప్పారు? మీ ఇంట్లో వాళ్ళకి, ఎలా ధైర్యం చెప్పారు? లేదు ఇది సాగుతుంది అని ఎలా మనోబలాన్నిచ్చారు?
అంటే నేను వాళ్ళకి ఒకటే వి విధంగా ఇచ్చాను. మా ఫ్రెండ్సే నన్నెప్పటికైనా వాళ్ళు మంచిగా చేయాలనే చూసుకుంటారు అన్నట్టు నేను వాళ్ళకిచ్చాను. బట్ ఎండ్ అఫ్ ద డే వాళ్ళు ఏం చేసారంటే నాకు కొంచెం సపోర్ట్‌గా లేరు. అంటే నాకు కొంచెం సపోర్టివ్‌గా అంటే నాకు కొంచెం లాభమైన, నష్టమైన అన్నట్టు ఏం చూపించలేదు. సో నేను అక్కడికక్కడికి ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ చేసి, ఆ పార్ట్నర్‌షిప్ బ్రేక్ చేసి, నేను ఎక్కడకంటే, డిస్పోజ్ అయ్యాననమాట. ఇప్పుడు ఎవరైనా ఉంటే తీసుకుందామని చూస్తున్నాను అంతే.
ఓకె. ఓకె. అంటే మీకు మీరే ధైర్యాన్ని చెప్పుకున్నారా? ఏం పర్వాలేదు నేను ముందుకు వెళ్ళగలను అని మీకు మీరే చెప్పుకున్నారా మరి?
అవునవును. అవును. అవునవును.
ఓకె అండి, చాలా బాగుంది. అలాగే మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ ఎప్పుడు కిందకి పడిపోయిన కానీ మ మళ్ళి మళ్ళి వెనక్కి లెగవాలి స్ట్రాంగ్ అవ్వాలి అని నేను కూడా అనుకుంటున్నాను. మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.